చూడకముందే లవ్ చేసాను.
ఆన్‌లైన్‌లో స్ట్రేంజర్‌గా పరిచయమయ్యారని చెప్పారు. నిజంగాను చూసుకోలేదు గదా! మరెప్పుడు చూసుకున్నారు?
అవును. సో ఎప్పుడైతే మేము లవ్‌లో పడ్డామని తెలిసాక ఒకరోజు ఆటోమేటిక్‌గా ఏమంటాడు? డెస్టినీ కలిపిందనే చెప్పొచ్చు మమ్మల్ని. ఎలా అంటే ఆ! నాకి అంతగా భక్తేం లేదు. అతనికి కొంచెం భక్తి ఎక్కువ. సో అనుకోకుండా ఇద్దరం ఒకే టెంపుల్‌కి వెళ్ళడం, అక్కడ
ఓకే. హ్మ్. హ్మ్. చెప్పండి. ఓకే. హ్మ్. ఓహో!
అక్కడ మాకూడా తెలీదనమాట, ఇద్దరం ఒకటే అన్నట్టుగా. ఆహ్, ఆన్‌లైన్‌లో మాట్లాడతామన్నట్టుగా. కానీ ఆ! అక్కడ ఏం లేదన్నా చిన్న కన్వర్జేషన్ జరిగిందనమాట. సో అప్పుడు అతని వాయిస్ నేను వినడంగాని, నా వాయిస్ అతను వినడంగాని గుర్తుపట్టేసాం. అడిగాం "ఇలా నువ్వేనా?" అన్నట్టు. "ఆ! అవును." అన్నట్టు. అసలు షాకింగా ఇద్దరం. అరేవ! ఎలా కలిసాం అన్నట్టు. ఆ! దాని తర్వాత ఇంకా, అలాగే ఇంకా బయటికొచ్చినప్పుడు కలిసేవాళ్ళం గానీ. అర అర అప్పుడు గూడా ఇంకా ఆన్‌లైన్‌లోనే మాట్లాడుకునేవాళ్ళం. దాని తర్వాత ఇంకా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారన్నప్పుడు మేము లవ్ జేసినప్పుడే డిసైడ్ అయ్యాం అనమాట. ఇద్దరు ఇంట్లో ఒప్పించే పెళ్లి జేసుకోవాలి. పారిపోయి ఇట్లాంటివి ఏమైతే ఒద్దు అన్నట్టు మేమిద్దరం ఫిక్స్ అయ్యాం అనమాట. హ్మ్.
ఆహా! ఓకే. ఆ! ఆహా! ఓకే. హ్మ్. అంతే గదా! మరి. హ్మ్. హ్మ్. ఓకే. అంతే. ఒద్దు అని అనుకున్నారు. అవును. అవును. ఓకే. గ్రేట్. మరి ఎలా జరిగింది? ఈ కన్వర్జేషన్ మొత్తాన్ని, ఈ లవ్ స్టోరీ మొత్తాన్ని మీ పేరెంట్స్‌కి ఎలా చెప్పారు ఇద్దరు గలిసి? ఆల్‌మోస్ట్ తనికి పేరెంట్స్ లేరు. హ్మ్. చెప్పండి. హ్మ్. హ్మ్. హ్మ్.
సో ఇంకా అదే. ఇద్దరు కలిసియా? యాహ్! యాహ్! లేరు. ఇంకా నేను ఇలా చెప్పా అనమాట. "లేదు, మ్యాచెస్ అయితే చూడొద్దండి." అంటే "ఏ ఎందుకు చూడకూడదు?" అన్నట్టు అన్నమాట. "నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, సో అందుకే చూడకండి." అన్నట్టు నేను జెప్పా అనమాట. వాళ్ళ ఫస్ట్ కోపం ఒచ్చింది, అరిచారు. మా అమ్మ అయితే ఏకంగా కొట్టడానికి ఒచ్చిందనమాట. మా అన్నయ్య వీళ్ళంతా ఆపేశారు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో! నిజ ఆహ్, అంటే ఎవ్రి మదర్ అంతేనండి, కొట్టడానికే ఒస్తారు ఫస్ట్ ఫస్ట్.